ఆ! <clears throat> యాక్చల్‌గా అది చాలా మంచీ ఆహ్, అంటే ఎప్పుడూ ఏదైనా ఫంక్షన్‌కెళ్తే ఏదోకటి గిఫ్ట్ కొని తీసుకెళ్ళడం కన్నా, మనంతట మ మనం వేసిన ఆర్ట్ అట్లాంటిదేదైనా గిఫ్ట్ ఇస్తే, అంటే మనము దానికి టైం పెట్టాం గదా! మన మన ఆహ్, ఓన్ థాట్ ప్రాసెస్ కాబట్టి అది. ఆహ్, హ్మ్, అది వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఇస్
ఆ! అండి. అవునండి. హ్మ్. అంటే ఆర్టంటే మనం బొమ్మలు డ్రా చేయడం కాకుండా, ఈ మధ్యనేంటంటే పేపర్స్‌తో ఇలాంటి ఆట్లితో ఒకదా మంచిగా బొమ్మలు తయరి చేస్తున్నారు. ఫ్లవర్స్ గానీ, లేదంటే పువ్వులుగా అదే ఇంకా యానిమల్స్ బొమ్మలు గానీ ఇలాంటివి తయరి చేస్తున్నారు. అలా మీరేమైనా చేసారండి ఎప్పుడన్నా?
హ్మ్. అవును. అవును. ఆ! అవును. అవును. హ్మ్. హ్మ్. నేను అవి చేయలేదు కానీ మా మా పిల్లలకి నేర్పిస్తున్నాను. <chuckles>
అబ్బో! అయి కూడా చేసుంటే, ఇంకా మంచి రేంజ్‌లో ఉందురేమో మీరు. <chuckles>
హ్మ్. ఆహా! అదే. నా మా పెద్ద పాప కొంచము ఆమె ఆహ్, ఇలాంటివి బా చేస్తుంది. కానీ ఆహ్, చిన్నామె ఇప్పుడే 3 ఇయర్సనమాట. ఆమె గూడా మొత్తము
ఓకే. అప్పుడే ఎందుకండీ పాపం. <chuckles> ఇబ్బంది పెట్టేయడం.
ఆ! ఆమె మాత్రం ఒక పెన్ ఇస్తే జాలు, మొత్తం ఇప్పటి నించి నేనేసిన గోడల మీదంతా ఆమె మళ్ళా ఏస్తుంది పెయింట్. ఆపకుండా ఏస్తుంది. <laughs>
అయ్యో! అన్ అంటే, మీ చిన్న కూతురు మీ టైపే అనమాట అయితే మొత్తానికి. హ్మ్. బావుందండి.
హ్మ్. అదే. అ అమ్మో! అసలు తిస్కె క్రెయాన్ ఎక్కడుందో ఎతుక్కుంటది ఇంక ఆపదు. గోడలన్నీ ఏస్తుంది. ఎక్కడున్న తెల్లగ ఎక్కడ తెల్లగా కనబడకుండా ఏస్తుంది ఆమె.
ఆ! అదేలేండి. <chuckles> అయ్యయ్యో! మీకు చాలా తలపోడై ఉంటదే! అంటే మీ ఆయన గారు ఎలా భరించారో, తర్వాత ఆ యన్నీ మీకు తెలుసే ఉంటాయి తర్వాత. హ్మ్, కూతురాల చేయడం వల్ల.
హ్మ్. ఆ! హ్మ్. <chuckles> కానీ పాపము బానే ఏస్తుంది. కొన్ ఇప్పుడిప్పుడే కొంచుం ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళా ఈసారి పెయింట్‌లేయిస్తే మ ఇంక ఇంప్రూవ్ అయితది బాగానే.
అదేగాండింకా.
<chuckles>
సరే. సరే అండి. అంటే ఇప్పుడు మీరన్న ఇది దీని గురించి చెప్పలేదు మీరసలు. అంటే ఇప్పుడు ఒకా ఆటనేది మనతో మాట్లాడతాదని చెప్పాను గదా! అది దాని మీద మీ భావనేంటండి?
హ్మ్. హ్మ్. ఏది? హ్మ్.

ఆహా! ఓకే. అంటే మనం అది కొద్దిగా నిజంగా 3 డి ఆర్ట్ అన్నట్టే అండి. మీరు <chuckles> చెప్పేదైతే?
ఆ! హ్మ్. సో, నేను ఆ! 3 డి ఆ! ఆ 3 డి ఆర్ట్ లాంటిదే. హ్మ్. అలా గూడా జెప్పొచ్చు ఆ! సో, నేనేం జేశానంటే, అప్పుడే నాకు అదేంటది మ్యా మ్యారేజ్ మ్యాచెస్‌కి మా <chuckles> హస్బాండ్ మా హస్బాండ్‌ది ఓహ్! ఫోటో వచ్చిందన్నమాట. చూడు నేను నిన్ను సర్ప్రైజ్ చేస్తానని బొమ్మేసానన్నమాట. ఫస్ట్ ఎవరు, ఆయనాయన్నే గుర్తుపట్టుకోలేపోయాడు. <laughs> అంటే నేను జేప్పానన్నమాట చూడు నిన్ను నీకు కొత్తగా చూపించా నేను, నువ్వసలు నన్ను అప్రిషియేట్ జెయ్యాలి.
ఓకే. ఓకే. అదేలేండి. అబ్బో! ఆహా! ఇగ <giggles> అయ్యబాబోయ్! పాపం అండి. ఫస్ట్ స్ట్రోకే ఫస్ట్ రౌండ్ స్ట్రోకిచ్చారు మీరాయనకి. <giggles> <giggles> స్టార్టింగ్‌లోనే
ఆ! హ్మ్. అంటే
పాపం అండి బాబు! అలా భయపెట్టేస్తే ఎలాగండి స్టార్టింగ్‌లోనే ఇంకా చాలా ఉంటది గదా! ఇంకా లైఫ్ చూడనివ్వరా ఏంటండి?
అంటే పొ పాపం ఆ ఆయన గుర్తుపట్టలేదు గానీ, వాళ్ళ మమ్మీ గుర్తుపట్టారు. అది <smacks lips> మదర్ ప్రేమంటే అట్లా ఉంటదని. <chuckles>
<giggles> బాగుందండసలు.
తో ఆయనే ఆయనని ఆయనే గుర్తుపట్టలేకపోయినా మొత్తానికి ఒక పెయింటింగ్ అలాంటిది ఒక బొమ్మేసి నేను ఆయన మళ్ళెక్కడ పడేస్తాడో అని నేను ఫ్రేమ్ కూడా చేపిచ్చాదాన్ని ఫ్రేమ్ చేయించి గిఫ్ట్ ఇచ్చాను.
వామ్మో! మళ్ళీ పోయానుకున్నాను. అంటే ఆయన రోజు చూసి ఇది నేనా? ఇది నేనా? అనుకున్నా పాపం అండి అసలు.
<laughs> ఆ! హ్మ్. తరువాత ప్రెగ్నెన్సీ అప్పుడు మాత్రము ఒక్క బొమ్మను చూసి వేశాను. లైట్‌గా ఔట్‌లైనేసుకొని. బేబీ బొమ్మని అది మాత్రం చాలా బావొచ్చింది. ఎందుకో తెలీదు. అది ఆ! హ్మ్. లోపల నుంచి వచ్చిందో ఎందుకో మరి ఆ! ఆ ఒక్కే బొమ్మ మాత్రం చాలా బాగా వచ్చింది. ఆ! తరువాత నుంచి ఇంకా నా ఆర్ట్ ఆ! హ్మ్.
ఆ! అండి. అంటే ఎలాంటి బొమ్మలండి? ఓకే. ఆహ్, ఆ! అంటే మీరు చూసేసారండి? అంటే ఎక్కడన్నా బొమ్మను చూసేసారా? లేదంటే మీరు ఊహించుకొని మీ ఓన్‌గేశారా?
ఆ! చూసి దాన్ని ఔట్‌లైన్ ఇప్పుడు మనం చిన్నప్పుడు ఇట్లా ఔట్‌లైనేసుకొని బొమ్మలేసేవాళ్ళం గదా!
అవును.
ఆ! పేజ్ పైన ఇంకొక పేజ్ పెట్టి ఇట్లా ఇట్లా ఏసేవాళ్ళం గదా! <laughs>
అవునండి. అవునవునండి. ఓకే. ఓకే. అలాగా?
ఆ! అలా వేసి, అంటే లోపల ఫీచర్స్ అన్ని నేనే ఓన్‌గా వేసానన్నమాట. ఆహ్, బయట ఔట్‌లైన్ ఒకటి పైన పెట్టుకొని ఏసాను. ఏసేసరికి అది కొంచెం బాగొచ్చింది. ఇంకా నా ఆర్ట్ ఇట్లా ఆగిపోకూడదు, ఈ ఆర్ట్ జర్నీ అని ఇంకా గోడలు ఎక్కించడం స్టార్ట్
<giggles> ఆ! ఆ! అండి. ఓహో! అంటే మొత్తానికి మీ ఆర్ట్‌లన్నీ లక్షలక్షల్లో సేల్ చేద్దామనుకున్నారా ఏంటండి? <chuckles>
ఆ! మా ఆయనకి లక్షలు లక్షలు సేవ్ జేస్తున్నా <laughs> నేనసలు.
అయ్యో! <chuckles>
ఆ! నెమ్మదిగా నా ఆర్ట్‌ని గోడ మీదకి కూడా తీసుకెళ్ళా అన్నమాట.

అబ్బో! ఎలాంటి సంఘటన ఎప్పుడండి ఎప్పుడు జరిగిందసలు?
ఆహ్, అంటే మా రూమ్‌లో ఏం వ ఉత్తి ఫ గోడంతా ఖాళీగుంది. యూట్యూబ్‌లో చూస్తుంటే ఇట్లనే పెయింటింగ్ వీడియోసు వాళ్ళసలు ఇట్లా ఇట్లా నీట్‌గా యేసేసారనమాట గోడ మీద.
ఓకే. ఆహా! ఓకే అండి.
ఆ వీడియో నేను మా హస్బెండ్‌కి పంపిస్తే, ఇట్లా తల గొట్టుకొన్న ఎమోజి బంపిచ్చాడు.
అయ్యయ్యో! పాపం ఆయనకి ఎంతకి అర్ధం అయిందో. మీరు సేమ్ మీరెలా ఉందంటే చెప్పింది తెలుసా అండి? ఊపిరి సినిమాలో సేమ్ 'కార్తీ' తరువాత ఒక నాగార్జునేదో పాపంలే అని ఒకటి అమ్మి పెడతారు కదా! అమ్మి పెట్టిన తర్వాత నేనింకా ఏస్తాను, ఇంకా ఏస్తాను అంటారు కదా! అలా చేస్తున్నారండి మీరు మాత్రం.
<giggles> ఆ! అప్పుడు మళ్లీ హ్మ్. <chuckles> అందే <chuckles> <smacks lips> పాపం 'నాగార్జున' అంటే ఆహ్, ఆ మూవీలో అయితే అట్లా అయిపోయింది కానీ మా హస్బెండ్ కంత <sniffs> ఇది లేకుండా పోయింది. హ్మ్ సో
అయ్యయ్యో! పాపమండి నిజంగసలు.
హ్మ్. అట్లా మళ్ళా ఆయనతో పాటు, వెళ్ళాం మళ్లీ ఆహ్, షాప్‌కి పెయింటింగ్ షాప్‌కి తీసుకెళ్ళమని చెప్పాను. అసలు నేను కొన్న పెయింటింగ్స్ చూసి ఆయన షాప్ క షాప్‌లో పెయింట్లు అబ్బే అమ్మే అబ్బాయి అసలు నా నాకింత క్లారిటీ ఎట్లుందని ఆహ్, మేడమ్‌కి పెయింటింగొచ్చా? సార్ అని అడిగాడనమాట. <chuckles> నేనేదో యూట్యూబ్ నాలెడ్జ్‌తో తీసుకుపోయి అడిగేసరికి ఆహ్, సో, ఆయనన్నాడు ఆ! చాలా బా వచ్చు. మీరు రండి మా ఇంటికని చెప్పారనమాట.
ఓకే. <chuckles> ఆ! అండి. <chuckles> ఎటకారంగా అన్నారండి మీ ఆయన?
హ్మ్. అదే. అదే. అట్లానే. <sniffs> హ్మ్. ఆ! సో, ఆహ్, ఆ!
అయ్యయ్యో! అదేలేండి. ఆ! సరే బానే ఉంది. అంటే మీరు ఇప్పడిదాకా ఏసారు, బానే ఉంది. ఇంప్రూవ్ అయ్యారంటున్నారు. కొన్నేంటంటే, మన అవతల వాళ్ళకి ఎప్పుడన్నా మీరు అలాగా ఆర్ట్ గీసి లేదంటే, మీ ఫ్రెండ్స్ గాని, మీ ఫ్రెండ్స్ పెళ్లికి గాని, అలాంటి గిఫ్ట్ ఇవ్వడం గాని ఏవన్నా జరిగిందా అండి? అంటే ఇప్పుడేంటంటే <chuckles>
ఆ! హ్మ్. గిఫ్ట్లు నేను మా ఆయనకే పరిమితం చేశాను. నా ఆర్ట్ అంతా ఆయనకే డెడికేట్ జేశాను. ఇంకెవరికి ఇవ్వలేదు. <giggles> ఆహ్, హ్మ్.
వామ్మో! అయితే చానా చాలా గ్రేటండి ఆయనయితే. ఇప్పుడేంటంటే, ఒక చిన్న డౌటండి. అంటే ఇప్పుడు ఫోటోలు వల్ల కొన్నేంటి, భావాలు గాని, లేదంటే ఏమన్నా వ్యక్తిత్వం మనలో ఉన్న మనసులోనే అనుకున్నాయన్ని, ఒక ఫోటోల్లో గాని, లేదంటే మనం చేసే, అదే డ్రా చేసే బొమ్మలలో గాని, తెలియజేస్తా ఉంటుంటారు కదా! దాని మీద మీ అభిప్రాయం అనేది ఏంటండి అసలు?
హ్మ్. ఆ! అవునవును. హ్మ్. హ్మ్.

అదే మనం ఎప్పుడు ఏమైనా బొమ్మేసి, గీసిన దాంట్లో ఇప్పుడు మనం డైరెక్ట్‌గా మాటలతో పంచుకోలేనప్పుడు, లేదంటే, మనం ఒక బొమ్మలా ఎసి, లేదంటే ఇప్పుడు కొన్ని కొన్ని చేస్తుంటే, ఎమోజీస్ గాని ఇలాంటివి వేసి, లేదంటే హార్ట్ సింబాలేసి ఇలాంటివి తెలియజేస్తాం గదా! అలా ఏమన్నా మీ హస్బ గాని, పోనీ ఎవరికైనా మీ హస్బెండ్‌కి గాని, పోనీ మీ హస్బెండ్‌ గాని, ఎప్పుడైనా తెలియజేసారా? గొడవ అయినప్పుడు గాని, అలాంటి సమయంలో?
హ్మ్. అవునవును. ఆ! అవును. అవునవును. నేనా?
ఆ! అండి.
ఆ! నేనా, అట్లా అంత్ అంత పోయెటిక్‌గా ఎప్పుడు ఏం చేయలేదు. ఆహ్, హ్మ్, ఊరికే పింట్రెస్ట్‌లో అట్లాంటి వాటిలో డౌన్లోడ్ చేసి పంపిస్తా అన్నమాట. అక్కడికి సేవ్ అయిపోయాడు. ఆ!
ఓకే. అంటే ఆ! అంటే రచనలు ఇలాంటియ అండి? ఏమన్నా రచన ఒచ్చా అండి మీకు? రచన రాయడం గాని ఇలాంటివి.
<chuckles> హ్మ్. అహా! ఓహ్! లవ్ లెటర్ లాంటిదా?
ఆ! అలాంటియే అనుకోండింకా. <chuckles> ఇప్పుడైతే ఏముంటాయండి, మీ హస్బెండ్‌కి గాని
<clears throat> లవ్ లెటర్ అయితే, నేను చాలా సార్లు అడిగాను. మా హస్బెండ్‌ని చాలా మంది అసలు బ్లడ్‌తో రాస్తున్నారు. కోడి బ్లడ్డో, ఏదో ఒక బ్లడ్ నువ్వు కూడా రాయొచ్చు కదా! అని చాలా సార్లు అడిగా <chuckles> అన్నమాట. ఆ! ఆల్రెడీ 15 ఇయర్స్ అయిపోతుంది. ఇంకెప్పుడు నీలో ఉన్న టాలెంట్‌ని జూపిస్తావు? నేను జూడు ఎన్ని ఎన్ని జేస్తున్నాను అని ఆహ్, చెప్పిన తరువాత లాస్టు, లాస్ట్, లాస్ట్‌దే లాస్ట్ మ్యారేజ్ డేకి ఒక మె మెయిల్ బంపించాడు కష్టపడి.
ఆ! <chuckles> <laughs> అయ్యయ్యో! ఏంటండీ లవ్ లెటర్‌లో అంటే, రచనలు రాసి ఏమన్నా, పొడుపు కథలు అంటే అలాంటివి ఏమైనా రాసారంట ఏంటండి?
హ్మ్. ఆహా! ఆ! <clears throat> ఎన్ కొంచెం కష్టపడ్డాడు. ఏదో మొత్తానికి ఆయన ఇంగ్లీషు మనకు అర్థం గాదు. ఏదో రాసాడు. సర్లే, ఏదో ఒకటి ట్రై జేసాడు కదా! అని ఇంకా, ఓకే. అందరికి నాకున్నంత టాలెంట్ ఉండదు కాబట్టి, వాళ్ళ టాలెంట్‌ని <laughs> వాళ్ళ వరకు వాళ్ళని అట్లా మెచ్చుకోవాలి తప్పదు. అట్లా. హ్మ్.
అదండి. రచనలు ఏమైనా రాసారా? మీ పైన మీ పేరు మీద? ఓకే. ఓకే. మెచ్చుకున్నార అలాగా? అబ్బో! <giggles> అదేలెండి. మీరు చేశారంటున్నారు గదా! ఆర్ట్స్ అని, ఇలాగా మీ ఇంట్లో చూపించడం ఏమైనా జరిగిందా? మీ అమ్మగారికి గానీ, అమ్మ-నాన్న గారికి గాని ఆళ్ళు ఏం జేసారండి రియాక్షన్ ఏంటి?
ఆ! <sniffs>